ఒక 3 బస్సుల్లో తీసుకెళ్లారు. ఆరోజున గూడా చాలా అంటే చాలా బాగా ఆనందపడ్డాం. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడకు
అంటే పొద్దున్నే వెళ్ళిపోయి సాయంకాలం వరకు ఉన్నారా ఏంటి?
ఆ! అంతేనండి పొద్దుటే అంటే ఇక్కడ 7 ఆ టైంకి బయలుదేరిపోయాము బస్సులు.
అంటే మీ కాలేజు బస్సులోనే.
ఆ! కాలేజు బస్సులోనండి. కాలేజోళ్ళే అరేంజ్ చేసారు కాబట్టి, వాళ్ళే బస్సులు కూడా పెట్టారు. మేము మనిషికి ఇంతని ఎంతో ఇచ్చాము. అదైతే నాకు గుర్తులేదు. అప్పుడైతే ఇంకా మనకి జర్నీ వచ్చేసి హ్మ్, ఆహ్, దగ్గర దగ్గరకు ఒక 2, 3 గంటలు అయింది. పట్టిందండి అప్పుడు లేసేసరికి.
హ్మ్. అంటే వెళ్ళడానికి మాత్రం 2, 3 గంటలా?
ఆ! అవునండి. వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలా పక్షుల్ని చూస్తే, ఆ ఆనందం ఉండండి అసలా హ్మ్, అది మాటల్లో చెప్పలేవనమాట. అన్ని రకాల పక్షులు ఆహ్, నీలల్లో చెట్లేంటంటే మనకి ఆకులు లేకుండా చెట్లుంటయి. ఇవి జనవరి ఆ! జనవరి టైంలోను నాకు గుర్తులేదు. అక్కడేంటంటే ఓ ఆహ్, ఒక్క కొమ్మలు మాత్రమే ఉంటయి చెట్లకి. ఒక్క ఆకు గూడా ఉండదు. ఒక ఓ వరస, వరస మొత్తం ఆహ్, నీళ్ల మధ్యలో వరుస, వరస మొత్తం చెట్లుండి, ఆ చెట్ల మీద పక్షులుంటయి. ఎన్ని రకాల పక్షులంటే మనకు ఒక రకం పక్షి చూడ్డానికి ఇంకొక రకం కనిపిచ్చదు.
ఆహా! ఆ! నీళ్ళల్లో. ఆహా! ఆహా! హుహు.
ఇప్పుడు ప 100 పక్షులున్నయంటే, 100 పక్షులు, 100 రకాలయి అయ్యింటాయి.
అబ్బా! అద్భుతం కదా!
హ్మ్. అసల, అది చూడడానికైతే కళ్ళు నిజంగా కళ్ళు సరిపోవండి. నిజంగా అండి. నిజంగా.
మరి వాళ్ళకి ఆ, ఆ పక్షులకి ఏదైనా పెట్టనిచ్చేవారా? లేదంటే కొన్ని చోట్ల పక్షులకి గాని, జంతువులకి గాని ఇవేమి పెట్టకూడదు అని ఉంటాయి.
హ్మ్, లేదండి. ఏమి ఏమి పెట్టడానికుండదు. అసలు ఏం పెట్టకూడదు కూడా. ఆ! అవునండీ. అసలు ఏం పెట్టకూడదు.
ఆ! అలాంటి రూల్స్ ఉన్నాయనమాట అక్కడ కూడా. అయినా సరే కొంతమంది, ఏదోటి వాటి మీదకి విసరడం, ఆహ్, వాటికి తినిపించడం అవన్నీ చేసి పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ప్లాస్టిక్‌వన్నీ వీళ్ళు వీళ్ళు తిన్న చిప్స్ ప్యాకెట్లు పడేయడం. అలాంటివి అ అలాంటివి ఎవరైనా చేసింది చూసారా అంటే మీ స్నేహితులు కాకపోయినా, ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు కదా! ఆ చోటకు.
ఆ! చేస్తా ఉంటారు. ఆ! నీళ్ళల్లో వేయకూడదు గదా అవన్ని. ఆ! బయటవాళ్ళైతే చేస్తానే ఉన్నారండి. బయట వాళ్ళు ఇంకా మనం ఎంత చెప్పినా గాని కొంతమంది అసలు ఆగరు గదండి.
కొంతమంది ఆహ్, మొండిగటాలు ఎంత చెప్పినా వినని వాళ్ళుంటారు.
తినరు. ఆ! అవి దగ్గరికేదో వచ్చేస్తాయి. మనమేదో తీసేద్దాము అన్నట్టుగా వాళ్ళు చేస్తా ఉంటారు. కానీ అవి ఎటూ రావు. ఎటునుంచైనా పైనుంచి వచ్చి ఒక కొమ్మ మీద వాలి అలాగే ఉంటాయి కానీ, అవి ఏమైనా తింటన్
ఆ! వాట్ ఆ! వాటిని ఇబ్బంది పెడుతున్నాము అనుకోరు.
అవును. అస్సలు అనుకోరు. ఆ! వాటిని తినడం గాని అవేమి చెయ్యవు. అక్కడే మనకు ఏంటంటే పడవతో మనం ఒక స్ ఆహ్, ఒక రౌండ్ ఎళ్లి రావచ్చనమాట దాంట్లో. ఆ! అది గూడా ఉంటుంది. దానికి డబ్బులు మనము ఆహ్, సెపరేట్‌గా పే చేసుకోవాలి. పే చేస్తే ఆళ్ళేంటంటే, ఒక రౌండ్ మనల్ని అలా తిప్పుకొని వస్తారు ఆహ్, పడవలు ఆ!
ఓహో! భలే! బావుందే. హుహు. ఎన్ని నిమిషాలుంటుంది సుమారు?

స్కూల్లో గానీ, కాలేజీలో గానీ కాలేజీలో మామూలుగా చాలా సైలెంట్‌గా ఉండేవాళ్ళు కూడా కాలేజీ ట్రిప్ గానీ, ఎక్స్కర్షన్ గానీ, ఎక్కడికైనా వెళితే వాళ్ళు ఆహ్, చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాగా ఆహ్, మీ ఆహ్, చిన్నప్పుడు గాని, స్కూలు లైఫ్‌లో గానీ, కాలేజీ టైంలో గానీ, అలాగా ఆహ్, స్నేహితులందరితో కలిసి ఎంజాయ్ చేసిన ట్రిప్ ఏవన్నా జ్ఞాపకముందా?
ఆ! అవునండి. ఆ! ఉంది అండి. ఆహ్, మేము ఏడో తరగతిలో ఉన్నప్పుడు, మేము ట్యూషన్ అనేసరికి మనకి ఒకటే స్కూలు గాని కాలేజు స్కూల్లో వాళ్ళు కాకుండా అన్ని స్కూల్లో వాళ్ళు ఉంటారు గదా! మనకి. సో, మా ట్యూషన్ మాస్టరేం చేశారంటే, మాది విజయవాడ దగ్గరనమాట. మనకి మీకు అక్కడ కొండపల్లి బొమ్మలు ఐడియా ఉన్నాయి కదా! ఆహ్, బాగా అమ్ముతా ఉంటారు. ఆ! ఫేమస్ ఆ! కొండపల్లిలోనే మనకి కిల్లా అని కోటుంటుంది.
ఆ! ఆహా! ఆ! ఆ! చాలా ఫేమస్ కదా! అక్కడ. ఓహో!
ఆ! కింద నుంచి ఇప్పుడంటే మనకి వెళ్ళడానికి రోడ్డుంది. ఆహ్, పైకి మనము అంటే బండి మీద కానీ, స్కూటీ మీద గాని, కారు మీద గాని వెళ్లడానికి రోడ్డుంది. మేమేళ్ళినప్పు ఆ! కోట వరకు మేమేళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోడ్డు ఏమీ లేదనమాట, ఎందుకంటే అదెప్పుడో ఒక 15 సంవత్సరాల కిందట నాకు తెలిసి 15, 20 సంవత్సరాల కిందట, మేమప్పుడు ఏం చేసామంటే కింద నుంచి ఆ కొండ పైకి మేము అందరము ఆహ్, దగ్గర, దగ్గర, ఒక 15, 20 మంది వెళ్ళాము. ఓన్లీ ప్రైవేట్ వాళ్ళము. మేము కింద నుంచి పైకి నడుచుకొని యెళ్ళాము. నడుచుకొని వెళ్ళడం
అంటే కోట వరకునా. ఆహా! హ్మ్. హుహు. అంటే అందరూ స్టూడెంట్సే అందరూ విద్యార్థులే వెళ్లారు.
ఆ! అందరూ విద్యార్థులుమే. ట్యూషన్‌లో ఎవరుతో
అంటే మీకు కూడా టీచర్స్ ఉన్నారా ఎవరైనా?
ఆ! మా ట్యూషన్ సారొచ్చారు మాతోటి.
ఓహో! ఏడవ తరగతి అలాంటి వయసులో.
ఆయనే మొత్తము